ఈ రోజుల్లో చూసుకుంటే, ఫోను అనేది, మన శరీరంలో ఒక భాగవయిపోయింది. అంతలా చూసేస్తున్నారు ఆ ఫోనుని. ఫోనులో ఉన్న సోషల్ మీడియాని గూడా, అదే విధంగా వాడుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా, మనకున్న సమయాన్ని, ఈ ఫోనులో సోషల్ మీడియాలో ఆహ్, వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు కొంతమంది. అయితే మీరు ఈ సోషల్ మీడియా వాడకాన్ని కాని, లేదంటే ఫోను వాడకాన్ని గాని, తగ్గించడానికి ఏవైనా నియమాలు కాని, అట్లా ఏవన్నా పెట్టుకున్నారా?
అవును. ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకంటేండి, ఈ స్మార్ట్ ఫోన్సొచ్చాక, అందులోని ఈ సోషల్ మీడియా ఒచ్చాక ఎలా అయిపోతుందంటే అండి. మన రోజు, ఎలా గడుస్తుందో కూడా మనకు తెలియట్లేదండి. ఆ ఫోనులోనే అయిపోతుంది. <smacks lips> ఏంటంటే
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఏముంది. స్క్రోలింగ్. స్క్రోలింగ్.
అంతే ఒక వీడియో వస్తుంది. అది నచ్చుతుంది. మనం చిన్నదిలాగా, ఇలా టచ్ చేస్తే చాలు ఇంకోటేళ్ళిపోతంది. ఇంకోటేళ్ళిపోతంది. అంతేనండి. మీరు కొన్ని, కొన్ని ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త, కొత్త అప్‌డేట్స్ కూడోచ్చాయండి. ఏంటంటే, మనం ఆ వీడియో అలా చూడగానే, మనం చేత్తో తిప్పే పని కూడా ఉండట్లేదండి. ఆ వీడియో అదే నెక్స్ట్‌కి మూవయిపోతుంది. నెక్స్ట్‌కి మూవయిపోతుంది. లేదు అంటే
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! ఆటో స్క్రోలింగంట, కొత్త అప్‌డేటోచ్చింది ఇన్‍స్టాగ్రామ్‍లో గూడా.
అదేండి చూసారా, ఎలా తయారవుతుందో? <smacks lips> అంటే మనం అదేనండి అనుకుంటాం. ఏంటి, ఇటిల్ని మాత్రం తగ్గించేయాలిరా బాబు అనేసి. కాని, అది అవ్వదు. నేనైతే ఆ! ఇప్పుడు ఓకే నండి. కాని, ఒకప్పుడు కాలం ఎలా ఉండేదంటే అండి. నాకు రోజు ఓన్లీ, ఈ స్మార్ట్ ఫోనుతోటే, ఈ సోషల్ మీడియా‌తోటే నాకు అయిపోయేదండి రోజంతా.
ఆ! హ్మ్. అదవ్వదు. హ్మ్. హ్మ్. ఆ! అవును.
ఆ! అంటే తెల్లవారి చక్కగా లెగిసేవాడినండి. లెగ్గానే హ్మ్.
అంటే, సాధారణంగా మీకనే కాదు, చాలామందికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైమ్‌లో బాగా దాన్ని వాడేసి, వాడేసి, వాడేసిన తర్వాతే, వాళ్ళకి బుద్దొస్తుందనమాట. అరె సమయమెంత పోయింది, ఇంక నిద్ర లేవాలి అని జెప్పేసి.
నిజంగానండి. యాక్చు నాకు కూడా అలానే నేను అలాగే ఉండేవాడినండి. ఏంటంటే, లెగ్గానే పక్కన కొంచెం చెయ్యి పెట్టి వెతుక్కునేవాడినండి. ఎక్కడ నా ఫోనుందని. అంటే, కళ్ళు కూడా తెరుసుకునేవి కాదు, కానీ ఫోన్ ఎతుక్కునేవాన్ని. నాకు ఆ ఫోన్ దొరగ్గానే చక్కగా వీడియోలు చూస్తూ ఇంక బెడ్ మీద నుంచి లెగిసేవాడిని కూడా కాదు. ఒక 10 నిమిషాలు ఆ బెడ్ మీదే చక్కగా ఆ ఫోన్ అలా తిప్పుతూ, తిప్పుతూ, తిప్పుతూ ఈ లోపు మా ఇంట్లోంచి మా నాన్నగారుగాని, అమ్మగాని "బాబు లెగు నాన్న ఎళ్లి రెడీ అయిపోరా ఏంటి ఇంత సేపు ఉన్నావనేసి" నాకు చెప్పేవారచ్చి. <smacks lips> అయితే సరే అని చెప్పేసి ఎళ్లి రెడీ అవుతున్నప్పుడు కూడా అక్కడ అంటే మంచిగా వాటర్‌ప్రూఫ్ ఫోనులే కదండీ ప్రతీది. ఆహ్, ఏదో ఒక వీడియో పెట్టేసుకోవడమో, ఏదో ఒక పాటలు పెట్టేసుకున్నా ఏదన్నా పెట్టుకుంటూ స్నానం చేసేసుకోవడమే. ఇలా అంత లేజీగుండేది. నెక్స్ట్ రోజు ఎలా అవుతుందో కూడా నాకు కొంచెం కూడా ఐడియా కూడా ఉండేది కాదండి. అయితే, నేను ఏం జేశానంటే, నా జీ ఇలాగే రొటీనైపోతే కళ్ళు కింద మచ్చల్లా కూడా ఎక్కువొచ్చేసాయండి అప్పుడ్లో.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఈ స్క్రీన్ టైమ్ అనేది పెరిగిపోతే, కళ్ళ కింద మచ్చలే కాదు, అన్నీ తలనొప్పి ఇట్లా రకరకాల రోగాలొచ్చేవి. మీకు కూడా ఏమైనా ఒచ్చాయా అలా?
అవునండి. ఒచ్చాయండి. మీకు తలకి సైడుకొక సైడుకి నొప్పిలాగా అంటే లాగేస్తున్నట్టు ఉండేదండి. <smacks lips> అంటే, ఎక్కువగా ఇవి చూడటం వల్ల వాటి వల్ల. నెక్స్టు ఆహ్, మనం ఏమైనా ఫోటోలవి దిగుతున్నప్పుడు మనం చాలా బా పడ పడాలి అనుకుంటాం. అలా కాకుండా ఈ నల్ల మచ్చలేవైనా గాని మనకి చిన్న మచ్చలొచ్చిన, పెద్దవి రాపోయినా, చిన్నవొచ్చినా కూడా మనకు తెలుస్తుంది కదండీ తేడా. ముందెలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? అనేసి. అంతేనండి. నేను ఇలాంటివన్నీ గమనించడం మొదలుపెట్టానండి. అంతే. బాబు! ఇదేదో చూస్తున్నాం, చేస్తున్నాం. ఏదో సరదా కాస్త మన జీవితం పాడైపోయే వరకు ఎళ్తుందమ్మా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిది, అనేసి నేనైతే అర్థం చేసుకున్నానండి.
హ్మ్. మరర్థం చేసుకొని, ఏం చేశారు దాన్ని తగ్గించడానికి?
హ్మ్. అర్థం చేసుకొని అంతేనండి. మార్నింగు లెగ్గానే ఖచ్చితంగా నా ఫోనుని కొంచెం దూరంగా పెట్టుకునేవాడినండి. అంటే నా చేతి దగ్గరలో కాకుండా, కొంచెం దూరంగా పెట్టేవాడిని. అల్లారం గాని పెట్టుకోవాలనుకుంటే, అల్లారం ఒకటి సెపరేట్‌గా కొనుక్కున్నానండి.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! ఒక క్లాక్ లాంటిది ఉంటుంది కదండీ అల్లారం. ఆ! అలాంటిది కొనుక్కున్నాను. కొనుక్కొని చక్కగా అక్కడ పెట్టుకొని, నేను ఫోను అనేది కాస్త దూరంగా పెట్టాను. పెట్టి, ఆహ్, నాకు అలారం మోగ్గానే ఆపుకొని, ఫోను కాసేపు చాలా దూరంగా ఉండడం వల్ల, లెగిసొక్క 2 నిమిషాలు <smacks lips> అలా రిలాక్స్ అయ్యేవాడినండి. ఇంకే పనులు ఉండేవి కాదుమాట.
అవునవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే నాకొక అనుమానం ఒచ్చింది. ఇప్పుడు చాలామంది అనుకుంటూనే ఉంటారు. ఆహ్, ఫోను వాడకం ఎక్కువైంది. మన స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయింది. తగ్గించేసేయాలి. రేపటి నుంచి మారిపోవాలి, అని చెప్పేసనుకుంటూనే ఉంటారు. కానీ ఆ రోజొచ్చేసరికి మళ్ళీ యథా మామూలనమాట. ఇలా మీకెప్పుడు జరగలేదా? ఇలాంటి సవాళ్లెదుర్కొంటే ఏం చేశారు మరి? మీ సమయాన్ని మీరు కాపాడుకోవడానికి?
అవునండి. అదేనండి. అదేనండి. నన్ను నేను బాగా తయారు చేసుకున్నానండి. ఏంటంటే, మనకి ఆరోగ్యం‌ కన్నా ముఖ్యమైనది ఏది కాదు అని ముఖ్యంగా నేను అనుకుంటానండి.
హ్మ్. హ్మ్.
ఆ! అలా అనుకోని ఆహ్, తెల్లవారి ఆ ఫోన్ అది దూరంగా పెట్టి వ్యాయామం అది చేయడం మొదలుపెట్టానండి.
హ్మ్. హ్మ్. మంచి మార్గం. హ్మ్.
మొదలుపెట్టి తర్వాత ఈ బయటికి మనం జాగింగ్ అది చేస్తాం కదండీ!
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
అలా అలాంటివి చేసేవాడిని చేసినప్పుడు ఇంట్లో ఫోను ఖచ్చితంగా వదిలేసి, మనకి దగ్గరలో ఉన్న ప్లేస్‌కే జాగిం‌గ్‌కెళ్ళేవాడినండి.
హ్మ్. హ్మ్. అవును. నిజంగా ఈ జాగింగ్ యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే, కొంచెం శారీరకంగా అలాగే మానసికంగా కొంచెం మార్పులనేవి వస్తూ ఉంటాయంటారు మరి.
వెళ్లి అవునండి. నిజంగా. నాకైతే మాత్రం చాలా మార్పులనేవి వచ్చాయండి. ఎందుకంటే అలా వెళ్ళాను. వెళ్లి వచ్చేవాడినండి. వచ్చి చక్కగా ఫోనది ఆ సమయంలో నేనింటికొచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి, వెంటనే ఫోన్ తీసుకొని, కాసేపండి, కొంచెం సేపే ఎక్కువ సేపంటూ కాదు. కొంచెం సేపలా దాన్ని, వాటిని చూసుకుంటూ, వెంటనే కొంచెం పక్కన పెట్టి అంటే, మనకు కూడా కొన్ని కొన్ని సార్లు హాస్యాలవి కావాలి కదండీ!
హ్మ్. అవునవును. అది లేకపోతే ఎలా? మళ్ళీ జీవితం సప్పగా అయిపోదు.
అది. అలాంటి సమయంలో, కొంచెం జాగ్రత్తగా ఫోనది వాడుకొని, కొంచెం నవ్వుకొని, కాసేపు పక్కన పెట్టేసి, ఇవన్నీ నెక్స్ట్ ఏం చేసేవాడినంటే అండి, నేను ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు, మీకు ఖాళీ సమయాల్లో ఫోన్‌లవి చూస్తూ ఉంటామండి. కానీ, నేను మాత్రం ఒక నియమమయితే పెట్టేసుకున్నానండి. రోజులో ఎట్టి పరిస్థితిలో, ఉద్యోగం సమయంలో మాత్రం, మనం మాత్రం ఫోన్ ముట్టకూడదు. ఖాళీ సమయాల్లో నేను, అంటే ఏంటంటే, నాకు కంప్యూటర్ ఉంటుంది కదండీ! దాంట్లోనే ఏమైనా, అంటే స్కిల్ డెవలప్‌మెంట్ లాంటి వీడియోస్ అవి చూస్తూ ఉండేవాన్నండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! నిజమండి. దాంతో పాటు, కొన్ని కొన్ని, అంటే మనకి రాని ఆహ్, భాషలుంటాయి కదండీ! అవి నేర్చుకోవడాలవి ఆ టైమ్‌లో చేస్తుండేవాడిని. ఎందుకంటే, ఖాళీ సమయంలోనే కదండీ ఎక్కువగా మనం ఫోన్ చూడ్డానికిష్టపడతాం, ఈ సోషల్ మీడియా లోకి వెళ్తాం.
అవును. ఆ! అవునవునవును. అవును. ఖాళీగా ఉండకపోతే ఏ గోల ఉండదు.
అది. అందుకని చెప్పి చక్కగా నేను అలాంటివన్నీ నేర్చుకుంటుండేవాడినండి. ఆ! అయితే, అది కొన్ హ్మ్.
హ్మ్. హ్మ్. అయితే నాకొక అనుమానమొచ్చింది. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, పర్వాలేదు. ఫోన్‌ని పక్కన పెట్టడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి డీవియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయనమాట. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అయితే, మనం నియంత్రణ చేసి ఆపొచ్చు. కానీ ఈ వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్‌లో కొన్ని పర్సనల్ గ్రూప్స్ ఉంటాయి. అలానే ఆఫీస్ గ్రూప్స్ ఉంటాయి. అందులో నుంచి కొన్ని అత్యవసర మెసేజులనేవి వస్తూనే ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. మరి ఈ నియంత్రణ సమయంలో, ఈ వాట్సాప్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టింది? ఒకవేళ, పెడితే మీరు దాన్ని ఎలా ఎదుర్కున్నారు?
అవునండి. మీరు నమ్ముతారో లేదో, నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కువగా తలనొప్పిగా మారేది ఈ గ్రూపులేనండి. <smacks lips> ఏమవుతుందంటే అండి, గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఒకళ్లో ఇద్దరితో ఉంటే, అది గ్రూప్ అవ్వదు కదండీ! అందులో ఎలా లేదన్నా ఒక ఫ్యామిలీ గ్రూపే తీసుకుంటే, ఒక 20, 30 మందుంటారు. లేదా 40 మందుంటారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. బాబోయ్! వాళ్ళదేనండి బాబు. మరీ హ్యాపీ బర్డే అయితే ధమాధమాధమా అని దున్నుతారు. హ్మ్.
ఆ! వచ్చేస్తుంటాయి. ఆ! నిజమే అండి. ఇలాంటి ఫ్యామిలీ గ్రూపులుంటాయి. లేదు అంటే, ఈ ఫ కాలేజీ గ్రూపులు, అవి కూడా ఉంటాయండి. దాంట్లో కూడా అలాగేనండి. ఓ 40, 50 మంది అందరూ కలిసి ఒక్ గ్రూప్‌లో ఉంటారు. <smacks lips> ఇలాంటి సమయంలో ఎలా ఉంటుందంటే అండి మనం ఏదో ఒక ఉద్యోగం పనిలో చాలా ఆహ్, అంటే అందులో లీనమైపోతాం కొన్నిసార్లు. మనం ఇది బాగా చేయాలి మనకంటూ మంచి పే ఆహ్, పేరు రావాలి. ఇంకా శాలరీ పైకి వెళ్ళాలి. ఎందుకంటే, మనం పైకి వెళ్ళాలనుకుంటాం కదండీ. ఇంకా మంచి పొజిషన్‌కీ వెళ్ళాలనుకుంటాం. <smacks lips> అలాంటి సమయంలో ఏమవుతుందంటే, ఇలాంటివన్నీ వస్తు ఉంటాయండి మెసేజ్‌లో. నాకోసారలాగేనండి ఏంటైందంటే ఆహ్
అవును. అవును. హ్మ్. అవునవునవును. హ్మ్. హ్మ్.
ఫ్యామిలీ గ్రూప్‌లోని ఈ చదువులకు సంబంధించింది ఒక మెసేజ్‌లొచ్చిందండి. అంటే, మా పిన్నుంటారండి. కొంచెం దూరం చుట్టం తను పెట్టారు. మా పాపలు మా పాపకి ఇన్ని మార్కులొచ్చాయి. ఇలా వచ్చింది అని. అంతేనండి. ఇంకా ప్రతి ఒక్కరు ఆ! ఆ! కాంగ్రాట్స్ అవి చెప్తున్నారు. ఈ ఈవిడ ఏం చేసిందంటే, వాళ్ళ పిల్లల గొప్పతనం చెప్పడానికి ఆ! మరి వీళ్ళకెంతొచ్చాయి, వాళ్ళకెంతొచ్చాయని చెప్పి మా అత్త వాళ్ళ పిల్లల్ని, ఆ! మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, ఈళ్లని అనడం మొదలుపెట్టారండి. <smacks lips>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కంగ్రాట్స్, కంగ్రాట్సనా? ఆ! హ్మ్. ఆ! మొదలైంది. హ్మ్. హ్మ్.
అక్కడేమైందంటే అండి, ఆ మాటలకి నిజంగా, ఆ! లేదులే మా వాళ్ళకి తక్కువొచ్చాయి అది ఇది అంటే నిజంగా అండి. ఆ సమయంలో నేనది చూసి చాలా అంటే నాకే ఒక తెలియని బాధలా అనిపించిందండి. ఏంటంటే, ఇప్పుడు ఆ! జాబ్ చేస్తున్న నేనే ఇవి చూసి బాధపడుతున్న అంటే, ఆళ్లు చిన్న పిల్లలండి వాళ్ళు. వాళ్ళకెలా ఉంటుందండి ఆహ్, ఆవి చూసి? <smacks lips> అంటే
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవి చూస్తే పర్వాలేదండి బాబు! ఇప్పుడూ ఆ ఎవరైతే వాళ్ళని కన్నవాళ్ళున్నారో, వాళ్ళు ఎక్కువ ఫీలయ్యి వాళ్ల పిల్లల మీద ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయికిన్నొచ్చినాయి. వీళ్ళబ్బాయికిన్నొచ్చినియి. మరి నీకెందుకిన్నే వచ్చినియి. స్కూలుకీ చదువుకోవడానికెళ్తున్నావా, దీనికెళ్తున్నావా, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు పాపం, <smacks lips> వాళ్ళ పరిస్థితి దారుణం.
నిజం. నిజంగానండి. ఏంటంటే, వాళ్ళప్పటికే తక్కువ మార్కులొచ్చాయని బాధలో ఉంటారండి. దాంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళకి గట్టిగా కొంచెం తిడుతూ ఉంటారు. ఏంటిలా తగ్గేది ఎప్పుడైతే వీళ్ళు 10 సార్లు పుల్లతో గుచ్చినట్టు గుచ్చుతున్నారో, <smacks lips> ఈ పిల్లలింతకన్నా ఇంక నరకం ఏది చూడరండి. ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంక మెసేజ్ పెడుతుంటారు. అవును. ఎన్నొచ్చాయి, ఎన్ని వచ్చాయని. ఇప్పుడు గ్రూప్‌లో అంతమంది మెసేజ్ నిజంగా అవన్నీ చూసి మా మా పిల్లకు తక్కువ వచ్చాయిలే అది ఇదంటే ఆ! అవి ఎంత, ఎంత, అనేసంటే 10 సార్లు గుచ్చి గుచ్చి మాట్లాడటం, <smacks lips> నిజంగా నాకు చాలా బాధనిపించిందండి. నాకు ముఖ్యంగా ఏమనిపించిందంటే, ఆహ్, ఒక చెళ్ళైతే ఇలాగే ఆహ్, ఫెయిలయిపోయిందండి అయితే చెప్పేసారు తన గ్రూప్‌లో. ఎందుకంటే, వీళ్ళందరూ ఒకే స్కూలండి చెప్పేసారు. ఫెయిలయిపోయింది అనగానే ప్రతి ఒక్కళ్ళు సానుభూతి లాగా కొన్ని యాక్టింగులు ఉంటాయి చూడండి. <smacks lips>
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్య బాబోయ్! అయి తట్టుకోలేమసలు మరీ ఈ రిలేటివ్స్ చేసేదైతే. వాళ్ళు ఎటకారంగా ఏస్తూ ఉంటారండి.
నిజంగా ఆ! ఆళ్ళు ఎప్పుడైతే ఇలా అయ్యో! అవునా! ఇలా అవ్వడం ఏంటి? పాపం కదా! సరేలే కొంచెం జాగ్రత్త రా! ఇకపై బా చదువని ఏంటి ఈళ్ళు బాగా చదివినోళ్ళకి కాంగ్రాట్స్ ఒక 10 మంది చెప్తే వాళ్ళు బాధపడకని ఓదార్చినోలు ఒక 30 మందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అది. అదండీ మన సొసైటీ. అవును. హ్మ్. ఎక్కడైనా అదే జరుగుతుంది.
నిజంగా. ఆ! అక్కడండి అసలైన కోపం ఒచ్చింది. నాకు నిజంగా చెప్తున్నానండి. నేనంత పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఇదిదోచ్చిందో నాకీ ఒత్తిడి ఎక్కువైపోయిందండి. అప్పడ వరకు నేనే ప్రాజెక్ట్ చేసేయాలి. అది ఇది అని చెప్పేసి చాలా ఒక మైండ్‌తో ఉన్నోన్ని దీనివల్ల ఒత్తిడిలా ఏర్పడింది. ఏర్పడి నేనక్కడ ఉన్న వ్యక్తులతో కొంచెం కోప్పడ్డాలు ఇలాంటివి కూడా జరిగాయండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అక్కడ సమయం బోతుంది గదా! ఆ!
ఆ! అక్కడ పోయి ఏమవుతుందండి? మనకు తెలిసిన వాళ్ళిప్పుడు మనకెవరో ఒక చాయిచ్చిన వాళ్ళో, లేపోతే ఎవరో ఒకళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు అయిందని వచ్చి అడిగిన వాళ్ళో మన సారయినా చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు వేతలకి ఒకేసారి కోప్పడిపోతాం మనం. ఏంటంటే <smacks lips> ఏండి అవుతుందండి, ఎంత సేపింకా చేయమంటారు? ఉండండి అదిదని. ఇప్పుడు <smacks lips> ఈ ఒత్తిడి వల్లే కదండీ వీళ్ళ మీద మనం చూపించాల్సొచ్చింది.
హ్మ్. హ్మ్. అవునవును. అవునవునవును. అంతే కదా! ఇక్కడున్న ఫ్రస్ట్రేషన్ అక్కడ దీర్చుకుంటున్నారు.
అది. అప్పుడు నేను అనుకున్నానండి. ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఫ్యామిలీ గ్రూప్స్ గాని, ఇవి గాని రాకూడదు. నెక్స్టు ఫ్రెండ్స్ కాల్స్ అవి చేస్తూ ఉంటారండి గ్రూప్‌లో. అవేమవుతుంటాయండి? ఒక ఇద్దరు సరదాగా మాట్లాడుకునే టాపిక్ ఒక అంటే వాళ్ళకంటూ టైమ్ చూసుకుంటారండి. వాళ్ళు ఏ టైమ్‌లో ఖాళీ అవుతారో, ఆ టైమ్‌లో వాళ్ళు బానే చేస్తారు. మరి మిగిలిన వాళ్ళకి కూడా ఆ సమయంలో అవ్వాలి కదండీ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవ్వాలి గదా మరి! అవును. హ్మ్.
మనం ఎవరితోనో మనం చక్కగా మ
మరేం జేసారు? ఈ గ్రూపుల్లో నుంచి లెఫ్ట్ అయిపోయారా ఏంటి?
ఇప్పుడు మనకి గ్రూప్ మెసేజ్‌లు, గ్రూప్ కాల్స్‌ ఒస్తున్నాయి కదండీ! దానిని మనం ఏం చేస్తామంటే మ్యూట్ పెట్టేయాలండి ఖచ్చితంగా.
హ్మ్. ఓహ్! అది. ఆ! అవును.
ఆ! ఏంటంటే ఈ పెద్ద పెద్ద గ్రూప్‌లు ఏవైతే ఉన్నాయో, అది కుటుంబమే కాదు, ఫ్రెండ్సే కాదు, ఎవ్వరైనా దాన్ని ఖచ్చితంగా మనం మ్యూట్ పెట్టేసి, మనం మొత్తం మన హ్మ్. అన్ని అయిపోయాక ఖాళీ సమయాల్లో చూసుకొని అప్పుడు మనకి ఏదైనా కోపం అటువంటివొచ్చిందనుకోండి మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలండి. అంటే <smacks lips>
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునవును. హ్మ్.
ఇది సహజం, ఇందులో ఏముందని చెప్పి మనం కొంచెం వర్క్అవుట్స్ అవి చేసుకుంటూ ఇలాంటి టెన్షన్స్ ఇలాంటివి గాని చేసుకున్నామనుకోండి, నిజంగా చాలా ఒత్తిడి అనేది రిలీఫ్ అవుతుందండి. ఏంటంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఉంటాయి కానీ అవి కూడా మనం దూరం పెట్టొచ్చు. నెక్స్టు మీరు బాగా గమనిస్తే వీలైనంత వరకు చిన్న పిల్లలతో మనం రోజు గడపడానికి ఇష్టపడాలండి.
హ్మ్. అవును. అవును. వాళ్ళతో గడిపితే అసలు సమయం ఇలా చిటికలో మాయమైపోతూ ఉంటుంది.
అవునండి. వాళ్ళతో గాని గడిపామనుకోండి మనకసలు టైము తెలీదు, ఏమి తెలీదు వాళ్ళు మాట్లాడిన మాటలు గాని వాళ్ళు చేసే విధానం గాని నిజంగా అవి చూసుకుంటూ మనం ఆనందపడిపోతూ <smacks lips> మన బాధలన్నీ పోయి సంతోషంలోకెళ్ళిపోతామండి నిజంగా. అలాగా ఇ నేను ఇలాంటివేమైనా ఒచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. ఏంటంటే <smacks lips> ఈ సోషల్ మీడియా ఈటిని మాత్రం నేను చాలా ఒక లెక్కలోనే తీసుకుంటాను. ఎందుకంటే అండి
హ్మ్. హ్మ్. బావుంది. హ్మ్. హ్మ్. అంటే లెక్కలు పెట్టి వాడతారా లేదంటే అస్సలు వాడరా?
ఆ! లెక్కలు పెట్టే వాడుకుంటానండి. అంటే క మ ఖచ్చితంగా నేను ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో ఒక పావుగంట, 20 నిమిషాలు మాత్రమే చూస్తానండి. <smacks lips> అంటే ఏదో కొంచెం మనసులో ఒక ఆనందం ఏదో ఒక హుషారు రావాలనేసి చూస్తాను. ఆహ్, తర్వాత, నేను ఆఫీస్‌కెళ్ళిపోయి మొత్తం ఆ సమయంలో అస్సలు ఫోను ముట్టనండి. తర్వాత ఆ! మొత్ నేను జిమ్ అంటే ఆహ్, నా వర్క్‌అవుట్స్ గాని అన్నీ చూసుకొని ఇంటికొచ్చాక కాసేపు అంటే నాకు ఉపయోగకరమైనవుంటాయి కదండీ! కొంచెం అంటే వంట్ వంటలు చూడడం గానీ లేదు అంటే కొంచెం హాస్యాస్పదమైనటువంటివి చూడడం గాని ఇలాంటివి ప్రశాంతంగా కాసేపు చూసుకొని కొత్త కొత్తవేమైనుంటే నేర్చుకుంటుంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అంటే బౌండరీస్ ఏసుకుంటారనమాట ఇంతవరకు చూడాలి, ఇప్పుడే చూడాలి అని చెప్పేసి.
అవునండి. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మనకు కొన్ని బౌండరీలుంటూ ఉండాలండి. ఉన్నాయనుకోండి మనం జీవితమనేది చాలా సాఫీగా సాగిపోతుంది. చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఆటికి గాని లేవనుకోండి మనం చెప్పలేమండి. నిజంగా మనం బాధల్లోకి మనమే ఇరుక్కుంటాం మాట. అలా నేను ఈ స్మార్ట్ ఫోన్ విషయంలో గాని ఈ సోషల్ మీడియా విషయాల్లో గాని కొన్ని కొన్ని నిబంధనలు పెట్టుకొని కొన్ని కొన్ని బౌండరీలు పెట్టుకొని ఏ సమయంలో ఎంతవరకు వాడాలి? ఏమేమి చూడాలి? ఇలా ప్రతీదీ పెట్టుకుంటూ నా ఆరోగ్యానికి సంబంధించి ఈ జిమ్ చేయడం గాని ఈ ఆసనాలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటానండి.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హుహు. హుహు. బావుందండి. బావుంది. అసలు మీ నియంత్రణ పద్ధతి ఏదైతే ఉందో అది చాలామంది చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. కానీ మీరు చాలా చక్కగా చేసి ఇప్పుడు దాన్ని సక్సెస్ గూడా చేశారు. బావుందండి. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
ధన్యవాదములండి.